హ్మ్. హ్మ్.
చాలా మటికి చాలా ఉన్నాయి. సినిమాలు చూపియాలంటే. ఇప్పుడున్న కాలంలో అన్నీ
హ్మ్.
వస్తాయి.
అంటే ఇలా సస్పెన్స్ ఇలాంటి సినిమాలుంటాయి కదా! అంటే ఆహ్, ఇప్పుడు మనకి సినిమా చూడగానే మనకు కొన్ని విషయాలు తెలీదు. అంటే మనకు తెలిసి వెళ్తాం కొన్ని సినిమాలకి సస్పెన్సని, థ్రిల్లరని, హారరని, ఇలాంటివన్నీ చూసి వెళ్తాం. బట్ ఇదే ఇదే టైప్‌లో మిమ్మల్ని ఇలాగ చెయ్యండి అనంటే మీరు ఎ ఎలా చెప్తారు?
హ్మ్. అలానే చెయ్యమ్మని హ్మ్.
అంటే మీరు కథా, కథనం కథా, కథనం ఎలాగా మీరు తీసుకురాగలరు? అంటే మీరు చెప్పే కథని వాళ్ళకి చూపించేటట్టుగా ఉండాలి. అంటే ముందే తెలిసిపోయింది నాకు ఈ కథ అని అనిపిచ్చకుండా, లాస్ట్ వరకు అది మెయిన్‌టైన్ చేయగలరా? ఒక కథ ఏమైనా తీసుకుంటే, లేదంటే ఏదైనా... చెయ్యాలి అని అనుకుంటే మీరు. ఆటై అలా ఏమేనాా?
హ్మ్. చెయ్యొచ్చు. ఇప్పుడు, ఒక్ ఇప్పుడు సినిమా తీసేవాళ్ళే కాదు. చూడసే వాళ్ళు కూడా పద్ధతి మార్చారు. అప్పట్లో సినిమాలంటే ఆహ్, ఇలా ఉంటది. అంటే ఫ్యామిలీ ఉంటది. ఫ్యామిలీలో అన్న, తమ్ముడు ఇలా వాళ్ళ మధ్యలో సంభాషణలు అలా యెళ్లిపోయేది. ఇప్పుడున్న సినిమాలో అలా కాదు. అసలు <giggles> ఎవరెవరు ఎందుకొస్తున్నారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్.
ఎలా వస్తున్నారు అనేది అదొక కాన్సెప్ట్ లేకుండా వెళ్లిపోయింది. ఇప్పుడైనా జనాలు కూడా చూసే పద్ధతి మారిపోయింది. ఆ! అంటే థ్రిల్లర్ జోన్‌కి అలవాటు పడి, హెవిగా లేదంటే యానిమే జోన్‌కి అలవాటు పడి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ! సినిమా చూడడం తగ్గిపోయింది. ఒకప్పట్లా సినిమాలు రావట్లేదు. వస్తే అప్పుడు పెద్ద హీరో సినిమాలే అని ఒకప్పుడలా ఉంటుండే. ఒక చిన్న డైలాగ్ చెప్తే ఎన్నో జరిగిన సంఘటనలున్నాయి మంచివి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును.
ఇప్పుడు అలా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదు ఇప్పుడు చాలా త్ వస్తాయి కాని చాలా తక్కువొస్తాయి.
హ్మ్. హ్మ్. అంటే ఎంటర్‌టై‌న్‌మెంట్ ఎక్కువుందని అనుకుంటున్నారా? లేకపోతే అయితే తక్కువైపోయిందని అనుకుంటున్నారా? పాటలు గాని, సినిమాల్లో ఏంటంటే ఈ మధ్యన పాటలవి ఎక్కువుండడం లేదు. ఎక్కువ, చాలా ఎక్కువ యుద్ధాలులాటివి చూపిస్తున్నారు తప్ప, ఆహ్, పూర్తిగా పాటల అంశాలైతే పూర్తిగా తీసేశారు. అలాంటి దాని మీద అంటే అది ఎంటర్‌టై‌న్‌మెంట్‌కి సంబంధించింది కదా! సామాజికంగా అది కొంచెం ఇప్పుడంటే ఇదివరకును సినిమాల్లో పాటలెక్కువుండేవి. ఇప్పుడవి లేవు. దాని మీద మీరేంటంటారు?
హ్మ్.